ఓకే.
ఆ! కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ మజిల్స్ అన్నీ ఇట్లా వార్మ్‌అప్ చేసినట్టుగా ఇలా అంటాం కదా! మజిల్ ఆహ్, అదేంటి? మసాజ్ చేసినట్టుగా అలా చేసినప్పుడు, అప్పుడింకా ఆహ్, చిన్నగా మా ఫ్రెండ్స్ అందరూ అయితే, "లేదు, లేదు. ఏం కాదు. ఏం కాదు. చిన్నగా ఎళ్దాం. ఆహ్, మనకి మనం అక్కడికెళ్లి పెద్ద చేసేదేమీ లేదు గదా!" <chuckles> చిన్నగా ఎళ్దాం అని ఇగ అందరూ అట్లా ఎంకరేజ్ చేసి తీసుకెళ్లారు. కానీ అండి, ఎంత భయపడ్డానో అంత ఎంజాయ్ చేశా ఆ ట్రెక్ అసలు. ఆ పైకెక్కిన తర్వాత ఆ వ్యూ పాయింట్ నుంచి అసలు చూస్తే ఉంటుంది. నిజంగా ఆకాశం మీద ఆకాశంలో ఉన్నామా అనిపిస్తుందన్నమాట.
అవునండవును. ఆ! <chuckles> ఓకే. ఆహా! ఓకే.
ఆ! ఆ పైన ఒక టెంపుల్ ఉంటుంది. అదేంటంటే, హిస్టరీ. ఆహ్, అక్కడ కుమారస్వామి తన అవతారం ఆహ్, ఎండ్ అయినప్పుడు అక్కడి నుంచి, అక్కడ ఒంటికాలు మీద నుంచొని ఆహ్, సహస్రార చక్రం నుంచి ఆయన శరీరాన్నొదిలేసి వెళ్తారట. అది అక్కడ ఆహ్, పూజారి గారు చెప్పారన్నమాట అప్పుడు ఆ టెంపుల్‌లో. ఆ! అట్లా. ఆ టెంపుల్ ఉంటుందక్కడ. దానికి ఎళ్ళొచ్చు. మామూలుగా రోడ్ రోడ్ రూట్ కూడా ఉంటుంది. ట్రెక్ ఇదీ రొండూ వెళ్ళొచ్చన్నమాట.
ఓకే. ఆహా! మంచి ఓ ఓకే. 2 వెళ్లొచ్చు. కాకపోతే మీరు తీసుకున్నారు. ఇది తీసుకున్నారు.
హ్మ్. ఆ! మేము ట్రెక్ చేసాం. అందరం ఒక ఐదుగురం ఫ్రెండ్స్ మేము. ఐదుగురం ఎళ్ళాం అన్నమాట అలాగా. అది అసలు మోస్ట్ మెమరబుల్, అంత అడ్వెంచర్ అది. ఆ తర్వాత ఇంకొకసారి అక్కడి నుంచే, అక్కడి నుంచే వేరే ఆహ్, బీచ్ సైడ్ ఎళ్ళాం ఒకసారి.
ఓహ్! ఓకే. బీచ్ సైడ్.
ఆ! ఆ! ఎళ్తే అక్కడేంటంటే ఆహ్, ఇదుంటుంది. హ్మ్. వాటర్‌లో మనకి రోప్ కట్టి, పారా గ్లైడింగ్ గాకుండా ఇంకొకటంటారది. వాటర్ గ్లైడింగ్ ఏదో. దాని పేరు గుర్తులేదు నాకు. పేర్లన్నీ మర్చిపోతానండి. చేస్తాను అన్నీ ఏదోకటి.
ఓకే. <chuckles> ఆహా! ఓకే. పేర్లు మర్చిపోతారు.
వాటర్‌లో హ్మ్. మనకొక రోప్ కట్టి, దానికి మళ్లీ మనకి పారాచ్యూట్ ఉంటుంది. ఇక్కడ బోట్ ఎళ్తూ ఉంటే, మనం యెనక ఇలా ఫ్లై అవుతూ ఉంటాం అన్నమాట.
ట ఆహా! ఓకే. ఐడియా ఒచ్చిందండి.
ఆ! అది. ఆ! అది. ఆహ్, చేస్తే అది గూడా చేసాం. అదసలు నాకు యాక్చువల్లీ వాటర్ అంటే చాలా భయం.
ఆహా! ఓకే. నాకు కూడా అంతేనండి.
చూస్తాను కానీ, చూస్తాను గానీ వెళ్లాలంటే భయం. సముద్రం కూడా నాకు అలా కాదు. ఆ! ఓకే. నాకేంటంటే కొంచెం ఫోబియా టైప్ అన్నమాట. నీళ్లలోకెళ్లాలంటే అది కళ్ళు తిరిగిపోయినట్టు అట్లా అనిపిస్తుందన్నమాట. అంత భయం. అయితే
అంటే ఈత రాక, ఈత రాక నాకు ఆ! ఓకే. ఫోబియా! ఆహా! అంత కొండలెక్కేస్తేనే మీకు భయం లేదు. వాటర్‌కి భయపడతారైతే.
ఆ! కొండలెక్కడం హైట్స్ భయం ఉండదండి నాకు. హైట్స్ గురించేం అనిపించదసలు నాకు. అది లేదు. లేదు. లేదు. లేదు. వాటర్ కంటే కొంచెం ఏంటో భయం ఏస్తూ ఉంటుంది. అయితే, అందులో ఎళ్ళినప్పుడు మాత్రం ఆ భయం లేదు, ఏం లేదు. ఫస్ట్ భయపడ్డాను. ఇందులో మునిగిపోతే, అది తెగిపోతే అన్నట్టు.
ఓకే. ఆ ఫోబియా లేదు. హైట్ ఫోబియా లేదు మీకు. ఓకే. <laughs> ఆ!
<laughs> కానీ అలా ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే, మనతో పాటు ఒకళ్లుంటారు. హ్మ్. వాళ్లు తీసుకెళ్తారు కదా బోట్‌లో, వాళ్లుంటారన్నమాట అడ్వెంచర్ చేయించడానికి. అయితే, వాళ్లున్నారుగా, ఆ! ఏం గాదులే. పడితే ఇద్దరం పడతాం కదా!
అయ్యో! ఓకే. అవునండవును.

వాళ్ళతో కలిసి కనీసం కొంచెం అల్లరి చేస్తూంటాం. చిల్ అవుతూంటాం. జాయ్ చేస్తూంటాం. అలాంటప్పుడు కొంచెం మనం అడ్వెంచర్స్ కూడా చేస్తంటాం. అటువంటి అడ్వెంచర్స్ మీరు ఎప్పుడైనా చేసారా ఫ్రెండ్స్‌తో కలిసి?
హ్మ్. అవును. హ్మ్. చాలా చేశానండి యాక్చువలీ. చాలా అంటే కొన్ని ఎక్కువే చేశాను. కాకపోతే నా దృష్టిలో అడ్వెంచర్. నేను అడ్వెంచర్‌గా ఫీల్ అయింది చ్ అంటే మాములు వాళ్ళకి మాములుగా అనిపించేది ఒకటి చెప్తాను. ఏంటంటే ఆహ్, నేనెప్పుడు అసలు కాలేజ్ బంకు లేకపోతే స్కూల్ బంకు అలాగే నాకసలు లేనే లేదన్నమాట. నేనెప్పుడు చేయలేదు అలాగా. ఆ! అట్లా <giggles> భయం బ్యాచ్ అని కూడా అనొచ్చు కదండీ! ఎందుకు టాపరే? <chuckles>
అవునండి. ఓకే. ఓహో! టాపర్ ఆఫ్ ది బ్యాచ్ అయితే మీరు. <chuckles> హుహు. ఓకే. అంటే భయం. <giggles> భయమండి. ఓకే.
భయం అన్నమాట. చాలా భయం. అంటే దొరికేస్తే అని. ఆహ్, ఏమో చేసి దొరికేసానంటే ఇంకేం లేదు. ఆ!
ఆహా! దొరుకుతారని భయం తప్ప, కానీ మీకు కూడా మనసులో ఉంది చిల్ అవుదాం అని ఇంకా <chuckles>
యాహ్! ఎవరికీ లేకుండా ఉంటుందండి బాబు. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా! వాళ్ళలో అన్ని రకాలోళ్ళుంటారు. చదువుతూ ఎంజాయ్ చేసేవాళ్ళుంటారు. అచ్చంగా ఎంజాయ్‌మెంట్ మీద ఫోకస్ చేసేవాళ్ళుంటారు. ఇలా రకరకాలుంటారు కదా! నేనేంటంటే చదువుతాను. కానీ ఎంజాయ్ కూడా చేయలేననమాట పూర్తిగా. నాకలా భయం. అయితే ఆహ్, హ్మ్. చెప్పండి.
అవునండి. అవునండి. అవును. ఓకే. అన్ అంటే ఇప్పుడు చదువుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం చదువుతా అని చెప్పరు పైకి.
హ్మ్. అస్సలు చెప్పరు. మనల్ని చెడగొడతారింకా. <chuckles> నీకు తె హ్మ్. నీకు తెలుసు కదా! నేను మొన్న ఎంత, ఎంత ఎంజాయ్ చేసానో! నేను ఇంకేం చదువుతానో అంటారు. కానీ ఎంత ఎంజాయ్ చేసినా రాత్రులు రాత్రులు మేలుకొని అన్ని నేర్చేసుకునేది కూడా వాళ్ళే అన్నమాట. <chuckles> అలా.
అసలా నిజంగానండి. చాప్ చాప్ అవునండి. అవును. ఎగ్జాక్ట్‌లి. అవునండి. అలా చాప కింద నీరులాగా వాళ్ళ సిలబస్ అంతా అయిపోతూ ఉంటదిమాట. కనబడకు
కంప్లీట్ జేసేస్తారు. అవునవును. అయితే నేను, నేను మాస్టర్స్ చదివినప్పుడు ఆహ్, హాస్టల్‌లో ఉన్నానన్నమాట.
అవునండి. హ్మ్. చెప్పండి.

ఓకే. ఇంకోటండి.
ఆ! ఇంకొకటి మామూలుగా అంటే అందరికి తెలిసిందే ఇది. ఆహ్, చెప్పాను ఆహ్, ఇంట్లో చెప్పాము. కాలేజికి ఇంక సంబంధం లేదుగా మనకి హాలిడేసిచ్చినప్పుడు ఇంక మనిష్టం గదా! సో, అందరం గలిసి తమిళనాడులో ఒక ప్లేసుంటుందనమాట. ఆహ్, ఆ!
ఆ! అవునండి. అవును. ఓకే. స్టేట్ మారిపోయారయితే ఇప్పుడు. స్టేటే దాటేసి వెళ్ళిపోయారు మాట.
అవును. అంటే ఆహ్, ఇచ్చిన ప్రోత్సాహం అలాంటిదనమాట. నా ఫ్రెండ్సందరూ కలిసి.
<chuckles> ఆహా! ఓకే. తమిళనాడులో ఎక్కడికెళ్లారండి.
అందరం గల్ తమిళనాడులో ఒక ప్లేసుంటుందండి. కొంచెం కోయంబత్తూరు దాటాక ఆహ్, హ్మ్. ఇదేంటంటే అక్కడ కుమారకొండనో దాని ప్లేసు సుబ్రహ్మణ్య కొండనో ఉంటుంది. ఆహ్, ఆ కొండ ఏంటంటే, నిలువుగా ఉంటుంది ట్రెక్కింగనమాట.
ఓకే. ఓకే. ఆహా! ఆ! ఓకే.
ఆ! ఫుల్లు ట్రెక్కింగుంటుంది. సెప్టెంబరు, అక్టోబర్ ఆ టైంలో అద్ మ వర్షాలు అవన్నీ పోయిన తర్వాత కొంచెం చలి స్టార్ట్ అవుతూ ఉంటుందనమాట. అప్పుడు వెళ్తే అసలు మొత్తం గ్రీన్‌గా. ఆ తర్వాత ఆ మంచు పొగలులో అసలెంత బావుంటుందంటే అంత బావుంటుంది. కానీ కొన్నిసార్లు అది డేంజరనమాట. ఆహ్, జారుతూంటాయి. అవి చూసుకోవాలి. అసలు ఎంత ట్రెక్కింగంటే చాలా ట్రెక్ జేయాలది. 2 డేసు ఆ! కొంచెం ఒక కొండెక్కంగానే అక్కడ క్యాంపేసుకుని క్యాంపింగ్ చేసి, అక్కడ కొ ఆ నైటు ఉండేసి, మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ ఆహ్, మళ్ళీ చేయాలనమాట.
ఓకే. వాహ్! ఆ! అవునండి. అవును. జారుతూంటది. ఓకే. అంటే, చాలా మంది వస్తూంటారు ట్రెక్కింగ్‌కి. అంటే ఇప్పుడు మీకూ అక్కడ స్టే చేసినప్పుడు భయ
హ్మ్. వస్తారు. హ్మ్. ఇండివిడ్యుయల్‌గా ఉండదు. హ్మ్.
ఆ! ఇండివిడ్యుయల్‌గుండదు.
హుహు. అక్కడ బ్యాచ్ వైస్ తీసుకెళ్తారనమాట వాళ్ళు.
కానీ బ్యాచ్ వైస్‌గా తీసుకెళ్తారు. మరీ, అక్కడ స్టే చేసినప్పుడు కొంచెం గ్రీనీగా ఉంటదన్నారు. ఏవన్నా వైల్డ్ యానిమల్స్ అటువంటివొస్తాయని ఎప్పుడు భయం భయమేయలేదండి?
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! అది చాలా వరకేంటంటే అండి, అడవిల్లాగా ఉన్న దగ్గర ఉంటుంది. కానీ ఈ క్యాంప్స్ అనేవి చాలా సేఫ్ ప్లేసులో యేస్ యేస్తారనమాట. కొంచెం ఆహ్, పైన కొంచెం అదేంటి నలచదరం జేసేసి అక్కడేస్తూంటారు. పైగా మనకు కూడా చెప్తారు టూల్స్ అయన్నీ ఇస్తారు. మనం కొన్ని టూల్స్ తీసుకెళ్తాం అనమాట. ఆహ్, కర్ర ఎప్పుడూ ఉంటుంది ట్రెక్కింగప్పుడు. రెండిస్తారు యాక్చువల్లీ ఆహ్, సేఫ్టీ కోసం. ఏదైనా సడెన్‌గా అనిపించినా గానీ, టక్కున మనం మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోడానికి ఉంటాయనమాట. అట్లాగా ఒక నైఫిస్తారు. మళ్ళీ టార్చ్ లైట్ ఎట్టి పరిస్థితిలో టార్చుంటుంది. ఇలాగ కొన్ని ఆ! అలా క్యాంప్‌లో ఇస్తారనమాట మనకి. ఆహ్, ట్రెక్కింగ్ నుంచెళ్ళేటప్పుడు అయితే అట్లా వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒక దగ్గర అయితే మరీ ఇంకా భయమేసేసిందనమాట. అ అంటే హైట్‌కెళ్ళే కొద్దీ కొంచెం ఓపిక తగ్గుతుంది కదా! లెగ్స్‌లో. ఆ! అప్పుడేవంటే వణుకొచ్చిసింది నాకైతే. అవును.
ఆహా! ఓకే. ఓకే. ఓకే. సేఫ్టీ కోసం. ఓకే. ఓహ్! ఇన్నిస్తరండి! ఆహా! ఓహ్! ఓకే. అవునండి. అవును. <chuckles> అవునా? షివరింగొచ్చేస్తదింకా. <chuckles> ఆ!
అలా వణుకొచ్చేసొక దగ్గర కూర్చుండిపోయాను. నేనటు కిందకి యెళ్ళలేను. ఇప్పుడు పైకి యెళ్ళలేనన్నట్టుగా. ఆ!
మరి బ్యాగు‌లో ఏం పెట్టుకోలేదా కొంచెం ద స్నాక్స్ టైపేమి పెట్టుకోలేదా? ఎనర్జీ రావడం కోసం.
ఉంటాయండి. ఎక్కువ యాహ్! ఉంటాయి. కాకపోతే ఎక్కువ తీసుకోమనమాట ఫుడ్డు.